ఏంటండి, కొన్ని కొన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. అప్పుడే అదేంటి, దానికి విజయం గానీ, లేదంటే ద మనం క పడ్డ కష్టానికి ఫలితమనేదొస్తుంది, లేదు అప్పడి దాకా కొంచెం కష్టపడిపోయి, లాస్ట్‌కి రిస్క్ తీసుకునే విషయంలో రిస్క్ తీసుకోలేక వెనకడుగు వేస్తూ ఉంటారు కొంతమంది. అప్పుడు మొత్తం పడిన కష్టమంతా వేస్టయిపోతుంది గదా. మీరేమంటారు, కొన్ని కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవాలి అంటారా? ఒకవేళ రిస్క్ తీసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరేమి చూస్తారు ఫస్ట్? ఎలా పరిస్థితి అనుకూలిస్తే తీసుకుంటారు?
మనకి కూ అదే అండి. యాక్చువల్‌గా ఏంటి అంటే, మనకి ఏ పని జేసినా అందులో కొంత వరకయితే రిస్కనేది ఉండే ఉంటది. మనకెలాంటి బిజినెస్లు జెయ్యాలన్నా, జాబులు జెయ్యాలన్నా. ఇప్పుడు జాబులనుకోండి, ఎప్పుడుంటాయో తెలీదు, ఎప్పుడు బోతయో తెలీదు. <smacks lips> అటు చూసుకున్న రిస్కే. ఇప్పుడు బిజినెస్లు జెయ్యాలనుకోండి, అది ప్రాఫిట్టొస్తదా, లాసొస్తదా, అలాంటి టెన్షన్లు సాధారణంగా ఉంటాయి.
ఖచ్చితంగా రిస్కే. అవును.
సో, అలాంటప్పుడు ఏంటి అంటే, మనకి ఏదోకటిప్పుడు చెయ్యాలి అన్న స్టెప్పేసినప్పుడు రిస్కనేదుంటది. కాకపోతే, దానికీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం చెయ్యచ్చు. ఇప్పుడూ యాక్చువల్‌గా
హ్మ్. అవునండి. అంటే, ఇప్పుడు మీరు నార్మల్‌గా రిస్క్ తీసుకోవాలి అనుకోండి, ఏవాలోచిస్తారు? అంటే, పెట్టుబడి గురించి ఆలోజిస్తారా? లేకపోతే ఎవరైనా సహాయం చేస్తారా, లేదా ఆలోచిస్తారా? మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా ఉంచుకుంటారా, లేదా అనేది ఆలోచిస్తారా? ఏది చూస్తారు మొట్టమొదటిగా మీకేమనిపిస్తుంది, ఓకే. నేను రిస్క్ తీసుకోగలనా?
మొట్టమొదటిగా అయితే మ ఎను పెట్టుబడే చూసుకుంటా అండి. ఎందుకంటే, మనం స్వతహాగా ఇప్పుడు మన దగ్గరున్నవన్నీ తీసి పెడుతూ ఉంటామనమాట. ఇప్పుడేదైనా ఒక బిజినెసంటే మనమేం చేస్తాం, <smacks lips> దాని మీద మనకున్నది మొత్తం పెట్టేసేలాగుంటరు కొంతమంది. సో, అలా కాకుండా నేను అలాంటి రిస్కులు చెయకుండా, అంటే, స్టార్టింగ్ కొంచెం మెల్లిగా స్టార్ట్ చేద్దాం. అంటే, చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడేంటి అంటే, ఇప్పుడు నేను, మా అన్నయ్య కలిసి ఒక బిజినెస్ చేశాం. ఏంటి అంటే, మనం హై‌లో యెళ్ళాలని మా అన్నయ్య. <smacks lips> అది రిస్క్ గదండీ. అంటే, ఇప్పుడు ఒకేసారి ఉన్నది మొత్తం పెట్టేస్తే మనకు లాభమోస్తదో తెలీదు, నష్టమోస్తదో దెలీదు.
అవును. అవును. ఉన్నది. ఆ! అదే కదండీ. మనకేంటంటే, మొత్తం పెట్టేస్తే, రేపటి రోజున వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అది లాభమోచ్చిన, నష్టమోచ్చినా నిలదొక్కుకొని ఉండాలంటే ఎంతో కొంత మన దెగ్గర సేవింగ్సనేవి ఉండాలి.
ఆ!